అంటే మాట్లాడించాలండి. ఒకటే ఏంటంటే, ఇప్పుడు నేను అలానే ఉండేదాన్ని చిన్నప్పుడు.
అంటే సపరేట్‌గా మాట్లాడించాలా? లేకపోతే, అందరి పిల్లల మధ్యలో ఓపెనప్ అవ్వలేకపోతున్న
అంటే ప్రాబ్లమూ ఆ! అలా ఒత్తిడి చేయొద్దు మళ్ళీ. సడెన్‌గా అందరిలో లేపేసి, ఏంటి అంతే ఇంకా వాళ్ళకి ప్రెజర్ ఫీలైపోతారు. ఆహ్, స్టేజ్ ఫియర్ గానియ్యండి, అందరు నన్ను చూస్తున్నారనే ఫియర్ గానియ్యండి. అలా అస్సలు జేయొద్దు. చాలా స్మూత్‌గా డీల్ జేయాలిది. ఎలా అంటే పక్కకు తీసుకొచ్చి, వాళ్ళ ప్రాబ్లమేంటో అడగాలి. నీకు కంఫర్టబుల్ ఉందా, లేదా నువు నలుగురిలో ఎందుక్కలవట్లేవు, నీకేదైనా డౌటొస్తే చెయ్యిలేపి ఎందుకు అడగట్లేవు, అంటే అన్ నాకుండేది ఆ ఫియర్ చిన్నప్పుడు. చాలా అసలు నాకు ఏదైనా డౌట్స్ వచ్చేస్తే గూడా ఆ పోనీలే, అదీ ఇప్పుడు సాల్వ్ అవ్వకపోతే ఏంటిలే <chuckles> అన్నట్టు ఉంటుండే అనమాట. భయపేసి అందరిలో ఏమడుగుతాంలే అని. అది నేను సఫర్ అయినట్టు ఇంకొకరు సఫరవ్వడం నాకిష్టం లేదనమాట. కాబట్టి నేను మాట్లాడిస్తుంటాను వాళ్ళు అంటే ఒక మదర్‌లీ ఫీలింగ ఓ తెప్పియాలి వాళ్ళకి. ఓపెనప్పయ్యి. నాకిది ప్రాబ్లముంది అని చెప్పేంత.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. అదే. హ్మ్. ఏం కాదు. నేనున్నాను ధైర్యంగా ముందుకురా అన్నట్టుగా చెప్పాలి.
యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఉంది ఒక అమ్మాయి ఆల్రెడీ అలానే ఉంది.
ఓకే. అంటే యాహ్! మీరు ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు కాబట్టి, ఏప్ ఏదో ఒక పిల్లలతో ఏదోక సరదా సందర్భమో, సిల్లీ ఈవెంటో ఏదోకటి నడుస్తూనే ఉంటది. పిల్లలయి గలి చేసే చేష్టలు గానీ, మాటలు గానీ ఫన్నీ‌గా ఉంటూ ఉంటాయి. అమాయకత్వమే గానీ. అటువంటి సందర్భం ఏదైనా పంచుకుంటారా?
హ్మ్. ఆ! ఫుల్లు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాయకత్వం అని నేనిప్పుడనుకోను. ఎందుకంటే, వాళ్ళు 11, 12 ఇయర్స్‌కే చాలా స్మార్టున్నారు. మామూలు స్మార్ట్ గాదు. అసలు నేను ఆ టైంలో నాకేం దెలుసు దానికి ఒక 10 టైమ్స్ ఎక్కువ దెలుసు వాళ్ళకి. అన్నీ దెలుసు పిల్లలకి స్మార్ట్ ఫోనుంది చేతిలో. గూగులుంది. అన్ని దెలుసు వాళ్ళకి తెలియని విషయం ఏమి లేదు. సో, అమాయకత్వం అయితే కాదనే జెప్పాలి. కాకపోతే కొంటె వేషాలు బావుంటాయనమాట. ఎలా అంటే, మాకు ఈవెంట్సవుతుంటాయి. దసరా గానియ్యండి, క్రిస్మస్ గానియ్యండి. ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది. అలా మంచి, మంచి ఈవెంట్సొస్తాయి వాళ్ళకేమన్నా ఆహ్, ఇట్లా పర్ఫార్మన్స్‌లు గూడా జేయిస్తుంటాం. డాన్స్ గానియ్యండి, సింగింగ్ గానియ్యండి. సో, భలే సరదాగుంటదనమాట. స్పోర్ట్స్ డే గానివ్వండి, మాకు గూడా కొన్ని రే కొన్ని డేస్‌కి క్లాసెసుండవు.
నో. ఓహో! <chuckles> అమ్మా! అన్నటు. ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. సో, వాళ్ళతో కలిసి టీచర్స్ కూడా సరదా, సరదాగా డాన్స్ వేయడము, ఎంజాయ్ చేయడం చేస్తూ ఉంటారు.
ఆ! ఉంటాయి. ఉంటాయి. ఉంటాయి. ఖచ్చితంగుంటాయి. కొన్ని డేసంటే ఈ డాన్స్‌లో ఆహ్, స్టూడెంట్సూ ఆహ్, లెసన్స్ మిసవ్వద్దని. మేము మమ్మల్ని ఆపేయమంటారు. డె పాజ్ జేయమంటారు క్లాసెస్ ఒక 4, 5 డేస్ మాకు టైంపాసే గదా! అది. సో, ప్రిపేరవ్వాల్సిన అవసరం లే. వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ జేస్తాం చాలా సరదాగా ఉంటది. యాహ్!
ఓకే. ఎంజాయ్ చేయచ్చు. ఆ! ఓకే. ఓకే. అంటే మీరిందాక చెప్పారు గదా! ఎ ఇప్పుడిప్పుడే టీచింగ్ ప్రొఫెషన్‌లోకొచ్చే యంగ్ టీచర్స్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసొస్తారు. చూస్తే ఇంకొకటి ఉంటది అని, అట్లాంటి వాళ్ళకి ఏ విధమైన కౌన్సిలింగ్, ఏ విధమైన ట్రైనింగివ్వాలంటారు?
హ్మ్. అవును.

అవును. అ అంటే ఒక నిజమైన టీచర్‌కైతే ఉండదండి. ఒక మాములుగా జాబ్ చేస్తున్నట్టు చేస్తే గనక వాళ్ళకి ఆహ్, నా సిలబసయిపోయిందని వెళ్ళిపోతారేమో కానీ నిజంగా ఒక ఫ్యాషన్‌తోని టీచరయిన వాళ్ళకైతే అలా ఎప్పుడు వర్క్ చేయరు శాలరీ కోసం, శాలరీ బేసిస్‌లో.
హుహు. హ్మ్. హ్మ్. మామూలుగా ఒకళ్ళు టీచర్ ప్రొఫెషన్‌లోకి ఒ కొత్తగా వచ్చారనుకోండి వాళ్ళ, వాళ్ళానుండి మీరేమి ఎక్‌స్పెక్ట్ చేస్తారు ఒక పేరెంట్‌గా?
హ్మ్. ఒక పేరెంట్‌గా అయినా సరే, కో టీచర్‌గా అయినా సరే 2 చూసాను నేను. ఆహ్, స్టార్టింగ్‌లో ఫ్రెషర్స్‌గా జాయిన్ అయిన టీచర్స్ చాలా మందుంటారండి అత్యుత్సాహంతో ఒస్తారు యాక్చువల్‌గా. అంటే వాళ్ళుకి ఏదో అనుకుంటారు టీచింగ్ అనగానే. <chuckles>
హ్మ్. హ్మ్. అక్కడికి రాగానే నిరుత్సాహ పడిపోతారు ఆ పిల్లల్ని జూసి.
అవును. ఎందుకంటే వాళ్ళు యంగే ఉంటారంటే. 25, 26 ఏజ్‌లో వస్తుంటారు ఆహ్ న్యూ టీచర్స్. కాబట్టి చాలా ఉత్సాహంతో ఏదో చేసేద్దాం ఏదో అయిపోదామనుకుంటారు గాని వొచ్చినంక రియాలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఏ 2 డేస్ ఒకలాగా ఉండదండి.
హ్మ్. ఓకే. ఆ! చాలా ఆక్యుపై అయ్యి ఉంటారేమో కదా! టీచర్స్ అకాడెమిక్స్ తోటి ఆహ్, సిలబస్ అదంతా.
ఆ! డైలీ సర్‌ప్రైజ్ అండి! స అంటే సర్ సిలబసు అదంతా కరెక్షన్సు, నోట్సు ఇదంతా ఒక ఎత్తు. <smacks lips> ఈ వర్కంతా ఇంకొకటేంటంటే డైలీ సర్‌ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే పిల్లలెప్పుడైనా అడవిలాంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడేలా ఉంటారో మనకు తెలీదు. కాబట్టి ఒకరోజు ఒక ఫైట్ తోనొస్తారు, ఒకరోజు ఇంకో కంప్లెయింటంటారు ఒకరోజు ఇంకా ఎద్ దొంగతనాలు.
హ్మ్. హ్మ్. అవును. <giggles> ఆ కంప్లెయింట్సన్నీ మళ్ళీ బేర్ చేయాల్సింది టీచర్సే గదా! మ ప్రిన్సిపల్స్ ఆహ్, ప్రిన్సిపల్ ముందు పరెంట్ ముందు టీచరే బలైపోతారేమో!
అవును.